మనకిప్పుడు అన్నీ ఉన్నాయి కదండీ. చక్కగా ఛాట్ జీ‌పిటీ ఉంది. గూగుల్ ఉంది. ఇలా పార్టీ సాంగ్స్ ఇచ్చేయమనడిగితే దాంట్లో అన్నీ ఇస్తాయి. దాంట్లో మనకిష్టమైన సాంగ్స్ మనం బాగా ఎం ఎంజాయ్ జేస్తామనుకున్న సాంగ్స్ వరకు సెలెక్ట్ జేసుకొని, ఒక ప్లే లిస్ట్‌లా తయారు చేసుకోవడమే ఇంకా.
అవునవును. అవును.
ఇప్పుడు ఆ ఎవ్వరికీ ఓపికుండట్లేదండి. ఒక్కొక్క పాట యెతుక్కొని గుర్తు తెచ్చుకుని చేయాలంటే.
నిజమే. ఇంకా ఈ పాటలన్నీ ఒక తీరైతే పాతకాలంలో అప్పటి తరంలో ఉండే ఆహ్, <chuckles> ఆ సాంగ్స్ కూడా మంచి వైబొస్తాయి కదా! ఒక నాగార్జునేమో, బాలకృష్ణ, చిరంజీవి ఇదొక తరం అయితే ఇంకా సీనియర్ ఎన్టీఆర్‌వి అప్పుడు పెట్టుకోరేమోలెండి. కాకపోతే ఇద్
హ్మ్. అవునండి. నిజంగానే. నిజంగానే. నాకేంటంటే నేన్ నిజంగానే అండి. <chuckles> అప్పుడు దాకా ఎళ్ళలేదండి అసల. అప్పట్లో అంత తెలీదు మనకనమాట.
దేవిస్తరా? హ్మ్.
మన 'బాలయ్య' పాటలు మొన్న గూడా మంచిగా హిట్ అయ్యింది చూసాం కదండీ. ఈ 'రాజశేఖర్' పాట గాని మొన్న ఇదేమీటమ్మా మాయ మాయ మైకం క‌మ్మిందా.
ఏ సాంగండి? ఆ! అదే కదా! అసలు. <chuckles> మొత్తం
ఆహ్, అసలది గాని అసలెంతండీ ఊపి పారేసింది. అన్నీ రీల్లు మొత్తం అన్నీ అవే ఎక్కడ చూసినా ఆ డాన్సు 'కిరణ్ అబ్బువరం' సినిమాలో.
నిజమే. అందరూ మాయ మాయ మాయ అనుకోని ఇంకా <chuckles> డాన్సెస్తున్నారు. ఆ! నవ్విక ఉన్నారు. అవును.
మొత్తం మాయై మాయ జేసేసింది ఆ పాట. <chuckles> అలాగే జూసుకుంటే ఆ! అవునండి. ఆయన ఆయనసలా స్టెప్పు‌లెయ్యడు ఆ సినిమాలో ఊరికే అలా అలా కలుపుతాడంతే. <chuckles>
ఇది 'రాజశేఖర్' గారి పాటండి? హుహు. రిమిక్స్ చేసారే? ఆ చిన్న కలుపే గాని పెద్ద కలుపుడే అయ్యింది. ప్రతిది ఇంక షార్ట్స్‌లో చూసినా ఎటు చూసినా ఆ పాటకే డాన్సెస్తున్నారు.
నిజ్జంగానే అండి. నిజంగానండి. ఇంకా జూసుకుంటే మనం ఇంకా మనకి మంచి ఊపిచ్చావంటే ఇంకది 'బాలకృష్ణ' పాటలే అండి. అసలా 'బాలకృష్ణ' పేరులోనే ఊపుంటుందసలా. <chuckles>
'బాలయ్య బాబు'. ఏ సాంగండి?
'జై బాలయ్య' ఆ! మొన్న 'ఆఖండా‌లో' యా యా యా యా జై బాలయ్య షర్ట్లు మార్చే డాన్స్ స్టెప్పులు గాని, మొన్న మన ముందు ముందు ఆహ్, మంచి మంచి పాటలుంటాయి. నందమూరి నాయఖ అందమైన కోరిక అని జెప్పి
ఆ! అవును.

ఖచ్చితంగా అండి. ఇప్పుడేంటంటే, ప్రతి ఒక్కలి జీవితంలో ఏదో ఒక ప్రత్యేకమైన రోజుంటుంది. బర్త్‌డే పార్టీ కానీ, ఏదైనా పెళ్ళిలో సంగీత్ గానీ, అలాగా జరిగినప్పుడు ఈ ప్లే లిస్టులు ఇప్పుడేంటంటే, డీజేలు పెట్టుకుని, ఆ మంచి బీట్ సాంగ్లు పెట్టుకుని ఎగరడం గానీ, వాటి థీమ్‌కి సారిపోయే సాంగ్స్ పెట్టుకుని ఎగరడం గానీ జరుగుతూ ఉంటుంది గదా! అలాగా మా బర్త్‌డే పార్టీలో నాకిష్టమైన పాట అయితే, ఇప్పుడు మనం చూస్తూ ఉంటాము. 'అత్తారింటికి దారేదిలో' నాకు ఇష్టమైన హీరో అంటే 'పవన్ కళ్యాణే' అనమాట.
హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! ఓకే. అంటే ఇది ముందు రోజు చెప్తారా మీకెవరైనా? బాబు ఇలా ఉంది కదా! ఫంక్షన్ నువ్వు నీ స్టైల్‌లో నీకు నచ్చిన పాటలన్నీ రెడీ చెయ్యి నువ్వైతే బాగా రెడీ చేస్తావని.
ఏమని? <chuckles> పాటలు రెడీగా ఖచ్చితంగా అండి. ఖచ్చితంగా. ఎందుకంటే, మనకిష్టమైన పాటలే పెట్టుకుంటే, అది మనకి మనం వైబ్ అవ్వడానికి గానీ, వాటి గురించి మనం నీట్‌గా ఆహ్, డ్యాన్స్ యేసుకునేదానికి మనకి ఇష్టమైన పాటలె ఉంటే.
హ్మ్. అవును. నిజంగా. ఇలాంటి బర్త్‌డే పార్టీల్లో కూడా కొంతమంది ఏంటంటే, ఏడుపుగొట్టి పాటలు ఇలాంటివి కూడా పెట్టమని సలహాలిస్తారు. <chuckles> అంటే ఆళ్ళేదో బాధలో ఉంటారు. ఆ బాధని ఇక్కడ ఈ పాటలతో ఏదో చిన్న కవరింగ్ చేయడానికో, లేకపోతే మరింత బాధను రెట్టింపు చేసుకోడానికో, ఇలా కూడా ఉంటూ ఉంటారు చూసారా మీరు?
<laughs> నిజం గానే అండి. <chuckles> ఓహ్! నిజంగానే. నిజంగానండి. అంటే ఒకటి సంఘటన జరిగిందనమాట. మా అన్న వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళికి, మేము యెళ్ళామనమాట. అక్కడికెళ్తే అక్కడ బ్రేకప్ సాంగ్లు పెడుతున్నారండి. ఎందుకన్నా అని అడిగితే ఆహ్, పైనేమో పెళ్లికూతురు పెళ్ళికొడుకు ఉన్నారు. అరే! బాబు ఆపండ్రా! ఆపండ్రా! అంటున్నాడు పెళ్ళికొడుకు. ఫోటోలు దిగతా. ఎందుకన్నా నేను అడిగాను అనమాట. మా అన్న వాళ్ళని.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అదే కదా! ఇంకా ఎలా అంటుంటది. ఆ పెళ్ళికొడుక్కి పెళ్లి ఇష్టం లేదేమో అనుకుంటారు.
<giggles> అహా! నేను అడిగాననమాట. ఎందుకు పెడుతున్నారన్న అంటే, "వాడికి నెల అయింది బ్రేకప్ అయ్యి. బ్రేకప్ అయిన నెలకి పెళ్లి చేసుకుంటున్నాడు ఆడు. ఆడిని ఆటపట్టీయడానికి బ్రేకప్ సాంగ్లు పెడుతున్నాం" అని చెప్ప <chuckles> ఆ పెళ్లి కొడుకేమో అరే బాబు! ఆపండ్రా నాయన ఎందుకురా బాబు పెళ్లి పెటాకులు చేసేటట్టున్నారు అని చెప్పి యేడిసే యేడుస్తున్నాడు అసల.
వావ్! అదే కదా! ఖచ్చితంగా పాటలు బట్టి కూడా ఎక్కడెక్కడున్న మనుషులందరూ కళ్యాణ మండపం దగ్గరకొచ్చేస్తారు.
<chuckles> నిజంగానే అండి అసల. ఆహ్, ఇంకా బర్త్‌డే పార్టీలయ్యి చూసుకుంటే ఇంకా, మనకు తెలిసిందే కదండీ! ఆ పార్టీ వైబ్‌ లాగుంటుంది. మనమంతా బర్త్‌డే కేకులు కొని బర్త్‌డేకి కేకు తినడానికొచ్చే వాళ్ళకంటే డ్యాన్స్ యేయడానికి, ఏవి అన్న పెట్టిన పదార్థాలు తినడానికి వచ్చేవాళ్లే చాలా మంది <chuckles> ఉంటారండి అసల.
ఏది నిజమే. మరి ఆ కేకు, కేకు కూడా మంచిది బుక్ చేస్తే బావుంటది. లేదంటే కొంచెం ఎంజాయ్మెంట్ అన్నీ ఉంటాయి కదా!
<giggles> నిజంగానే అండి.